మనం ఎవరితో అయినా స్నేహం చేయాలన్నా లేకపోతే ఇలా బంధాలు బలపరుచుకోవడానికన్నా మంచి అవకాశం ఆహ్, ఒకటేంటంటే, ఇలా వంటకాలు పంచుకోవడం గానివ్వండి లేకపోతే వంటల గురించి మాట్లాడడం గుడా అనుకోవచ్చు. హ్మ్. అయితే ఇలా అవునవును ఇష్టా ఇష్టాలు చెప్పుకుంటే కొంచెం కామన్ ఇంట్రెస్టని పెరుగుతాయి గదా ఇద్దరి మధ్య. ఆ! అయితే మీకేమైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఇలా వంటకాలు పంచుకోవడం ద్వారా మీ సాంఘిక సంబంధాలు కొంచెం బలపడటం లాంటివి?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. <chuckles> ఇష్టా ఇష్టాలు హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవును. ఆ! చాలా జరిగాయండి అలాంటివి. ఆహ్, అసలు న నన్నడిగితే వంటకం పంచుకోవడం అంటే ఉత్తి <smacks lips> ఆహ్, ఏదో రెసిపీ చేసాము. అది పంచుకోవడమే కాదు, చక్కగా మన సంప్రదాయాల్ని ఆహ్, అన్ని ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడము. అది కూడా ఈ వంట పంచుకోవడంలోకే వస్తుందని నేను అనుకో అంటాను.
హ్మ్. <giggles> ఆహా! అయితే మీ ఇంట్లో చేశే వంటకాలూ, ఆ రెసిపీస్ అన్నీ వేరే వాళ్ళకి జెప్పడం లాంటివి. అలానేనా?
హ్మ్. ఆ! అవునవునండి. మా ఇంట్లో ధనుర్మా ధనుర్మాసం వస్తుంది ఇప్పుడు. ఆ ధనుర్మాసం వస్తే ఇంక ప్రతి రోజు మా ఇంట్లో పొంగల్ ఉంటుందన్నమాట. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పొంగల్ చేసి పెడతాం.
హ్మ్. ఓకె. అంటే స్వీట్ పొంగలా? లేకపోతే.
అహా లేదండి. హాట్ పొంగ‌లే. అందులోని డిఫరెంట్, డిఫరెంట్ వేరైటీస్ కూడా ఉంటయి. సో నా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తారు. డిసెంబర్ వస్తే శ్వేత ఏందే <laughs> ఏది కిల్
ఆహా! <laughs> ఓకే. అంటే మీ ఇంటికి వచ్చి తినొచ్చు అన్నట్టా?
అవునవును. ఏ ఏమేం కొత్త రకాల పొంగల్ చేస్తుందా? అని మా, మా అమ్మగారు చాలా బాగా చేస్తారనమాట హ్మ్. ఒకరోజు మిరియాల పొడితో చేస్తారు. ఒకరోజు మిరియాలేస్తారు. ఒకరోజు అసలు వే బ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తారన్నమాట. అందుకని నా ఫ్రెండ్స్‌కి అది వచ్చేసరికి వె వెయిట్ చేస్తూ ఉంటారనమాట.
ఆహా! అవునా? ఓకే. అంటే ఎప్పుడెప్పుడు మీరు పెడతారు తినాలి అన్నట్టు. ఆ! అ అ అయితే చిన్నగున్నప్పటి నుండి చేసుకుంటుండేనా మీరు చిన్నగా ఉన్నప్పటి నుండి పొంగలా అవన్నీ?
హ్మ్. <chuckles> ఆ! ఆ! మేము చిన్నప్పటి నుంచి కాదు. మా అమ్మగారు వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా అది మా ఆ! మా ఇంట్లో ఒక అది ఆచారం అన్నమాట. అట్లా చేస్తునే <smacks lips> ది డిసెంబర్ వచ్చేసరికి ఇంక కంపల్సరీ ఆహ్, విష్ణుమూర్తి కాబట్టి అవి చేస్తారు.
అవునా? హ్మ్.
ఓహ్! సో అట్లా అన్నమాట అండి.
ఓకె, ఓకె. అయితే మీ ఫ్రెండ్స్‌కి ఏ పొంగల్ అంటే ఇష్టం? ఇద్ ఇలా ప్రత్యేకమైన పొంగల్ ఉందా? అంటే చాలా వేరైటీస్ ఉంటాయి గదా.
హ్మ్. అవునవును. కట్టు పొంగలి ఉంటుంది కదా! తిరుపతిలో ఇస్తారు మనకి.
హ్మ్, హ్మ్. ఓకె. అది చాలా ఇష్టమా?
అది ఒకటి ఆ! ఇంకా మీరు తిరుపతిలో వడ ఎప్పుడైనా తినుంటే ఆ! వ
అవును. కొంచెం గట్టిగా కరకరా అది అలా ఉంటది కొంచెం. అవునవును.
ఆ! మిరియాలు ఎక్కువ వేసిస్తారు. <chuckles> ఆ! అది గుడా మా అమ్మగారు చాలా బా చేస్తారు. అదంటే అది చేస్తే ఇంక నా ఫ్రెండ్స్ మా ఇంట్లోనే ఉంటారు అనమాట. <chuckles>
హుహు. <giggles> ఆహ్, అయితే మొదటిసారి ఎప్పుడు పంచుకున్నారండి ఇలాగే మీ ఫ్రెండ్స్‌తో గాని లేకపోతే నీ మీకు తెలిశిన తెలిశినంత వరకు?
అదే. ఆహ్, నాకు ఊహ తెలిసిన తరువాత అయితే ఒక్కసారి ఇట్లానే క్రిస్మస్‌కి అట్లా సెలవులు ఇస్తారు కదా! అప్పటికి ధనుర్మాసం స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంటది. ఆహ్, ఈ సంక్రాంతి ఎండ్ అయ్యేసరికి ధనుర్మాసం ఎండ్ అవుతుంది. సో సంక్రాంతి
అవును. ఓకె. అంటే వైకుంఠ ఏకాదశితోని ఎండ్ అవుతదా?
హుహు. ఆహ్, అట్లా ఆ రోజు మా నా సంక్రాంతి రోజు నా ఫ్రెండ్స్ నా ఇంటికొచ్చి, మా ఇంటికొచ్చి, మా అమ్మగారు అది చేసి పెట్టిన తరువాత నుంచి, ఇంకా వాళ్ళు నా ఫ్రెండ్స్ గన్నా, మా మమ్మీ వంటలకే ఫ్యాన్స్ అయిపోయారు అన్నమాట. హ్మ్.
ఆహా! <giggles> అదే, అదే. వాళ్ళకెక్కువ మీ అమ్మకెక్కువ కనెక్ట్ అయిపోయినరింక. ఆ! అ!
ఆ! ఇంకా <sniffs> ఆంటీ ఇప్పటికి ఫోన్ చేసి, ఆంటీ నేను వస్తున్నా. మీరు పొంగల్ చేసి పెట్టండి. ఆహ్, అల ఆ!
<giggles> ప్రతి సంక్రాంతికి. ఆ! అయితే ఎప్పుడు మొదలైంది? మీరు స్కూల్లో ఉన్నప్పుడు మొదలైందా ఇది?
హ్మ్, హ్మ్. నా చిన్నప్పటి నుంచి ఇట్లానే ఆహా!
ఇట్లా ఫ్రెండ్స్‌తో పంచుకోడం. హుహు. అంటే, చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటివరుకు సాగుతుందంటే, అసలు <giggles> దీని వల్ల కొంచెం మీ బంధం, కొంచెం బలపడిందనే చెప్పొచ్చు. అంటే, అంటే ఈ సాకు పెట్టుకుని కూడా కలుస్తారు కదా!
ఆ! <giggles> ఆ! బాగా హ్మ్. అవునవును. హ్మ్. అవును.
ఆ! ఏదో విధంగా అయితే కలుస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఇ ఇంకా హ్మ్.
హా! ఆహ్, కొన్ని వన్ ఆ!
కొన్ని వంటలు?
ఆ! కొన్ని వంటలైతే వాళ్ళకి ప పొంగల్ అయితే, ఇట్లా పండగ అప్పుడు అడుగుతారు. మా అమ్మగారు ఏ వంట చేసినా, నా స్నేహితులకి నచ్చేస్తది అన్నమాట. <sniffs> ఆంటీ ఈరోజు మూడ్ బాలేదు. మీరు వేరే వంట చేసి పెట్టండి. బిర్యానీ చేసి పెట్టండి, అవి కూడా అడుగుతారు.
అవునా? <chuckles> అవునా? అంటే అదే క్లోజ్ అయిపోయనారు అన్నారు కదా! ఇంకా ఇలా
ఆ! ఆ! ఆ! <sniffs> హ్మ్.
ఇప్పుడు మా మన అమ్మ వాళ్ళు ఏంటంటే, మనకన్నా కూడా మన స్నేహితులు క్లోజ్ అయితే వాళ్ళతోనే క్లోజ్ ఎక్కువైతారు, మనకన్నా. ఆ!
ఆ! మ అప్పుడు మనం అడిగింది కూడా ఏం చెయ్యరు. అమ్ అయ్ ఎప్పుడు వాళ్ళు అడిగిందే చేసి పెడతారు.
<giggles> అవునవునవును. అవును. నిజమే మీరు చెప్పింది. అలానే ఆహ్, చిన్నగా ఉన్నప్పుడు స్కూల్, స్కూల్‌కి కూడా వెళ్తారు కదా! టిఫిన్ బాక్స్ తీసుకోవడం, ఇంకా స్నాక్స్‌ లాంటివి తీసుకోవడం, ఇలా అంటే వేరే వాళ్ళతో మీ టిఫిన్స్ అవి షేర్ చేసుకునే వాళ్ళా?
ఆ! ఇంకా ఆ! ఇంకా అవునవును. లంచ్ పంపిస్ హ్మ్. ఆ! స్టా అసలు ఎప్ అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు అంటే, స్కూల్‌లో బెల్ కొట్టంగానే, ఎవరి బెంచ్‌లో కూర్చొని వాళ్ళు తింటారు. అప్పుడు ఏమయ్యేది అంటే, పెద్ద గ్రౌండ్ ఉండేది. క్లాస్‌లో తింటే కిందంతా ఫుడ్ పడుతుందని, మా ప్రిన్సిపల్ అందరిని గ్రౌండ్‌లో కూర్చొని తినమనేవారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు, ఒక చెట్టు కింద అట్లా కూర్చొని అందరు తెచ్చింది బాక్స్‌లు ముందు పెట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తినేవాళ్ళు.
అవును. ఓకే. <chuckles> అందరు ఇంకా పంచుకొని తినేవాళ్ళు ఇంకా చక్కగా.
అవునవును. నాకు మా మా అమ్మగారు చేసిన వంటలు నా ఫ్రెండ్స్‌కి నచ్చేవి. వాళ్ళ మమ్మీ వాళ్ళు చేసే మసాలా కూరలు అవన్నీ నాకు నచ్చేవి.
అదే, అదే. అంటే ప్రతి ఒక్కళ్ళకి అలానే ఉంటదండి. ఎవరి ఇంట్లో <giggles> చేసింది వాళ్ళకి నచ్చదు. ఈ రెగ్యులర్‌గా తింటాం కాబట్టి. అయితే మీ ఫ్రెండ్ వాళ్ళ వన్ వాళ్ళ ఇంట్లో చేసేవి ఇష్టం అన్నారు కదా! ఎలాంటివి ఇష్టం ఉంటుండే?
హ్మ్. <giggles> ఆ! అదే! హ్మ్. అవును. నాకు ఈ మసాలాలు అవన్నీ వేసినవంటే నచ్చేది. మా మమ్మీ అసలు ఎప్పుడు మ్యాగీ చేసేది గాదు. నా ఫ్రెండ్స్ ఎవరైనా <giggles> నా
అవునా! <giggles> అంటే, గట్టిగా అయిపోతాయి కదండీ! మళ్ళీ మ్యాగీ, అది ఇష్టమేనా మీకు?
ఏమో! నాకు ఆ చిన్నప్పుడు ఎ ఎప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినా, వాళ్ళ మమ్మీని మ్యాగీ చేయమని అడిగేదాన్ని. <giggles> మా అమ్మ గారు అస్సలు చేసేవారు కాదు. అందుకని ఆహ్, నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ మ్యాగీ షేర్ చేసుకునేదాన్ని.
ఓకే. అంటే టిఫిన్ బాక్స్‌లోనా? లేకపోతే అలా మీరు చెప్పినట్టు ఇంట్లోనే వెళ్లి తినేవాళ్ళా?
పొద్దున్న లా స్నాక్స్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి పంపించేవారు. అది నాకు చాలా నచ్చేది.
హ్మ్. ఓకే, ఓకే.
హ్మ్.
ఆ! ఇంకా అసలు మ్యాగీ గాకుండా, ఎవరైనా ప్రత్యేకమైన స్నేహితురాల దగ్గర, ఈ వంటకం అంటే ఇష్టం అన్నట్టు ఏమన్నా ఉందా?
హ్మ్. హ్మ్. ఆ! ఒక, ఒక ఫ్రెండ్ దగ్గరయితే ఎప్పుడు వాళ్ళ మ మదర్ ఆరోగ్యకరమైనవి చాలా ఇంట్రెస్టింగ్‌గా చేసేవారు. <smacks lips> ఇప్పుడు
ఓకే. ఇలా న్యూట్రిషియస్ ఫుడ్ కొంచెం ఎక్స్పెరిమెంటల్‌గా ఇలా చేసేవాళ్ళు. ఆ!
ఆ! ఆ! మనం అసలు సాబుదాన ఇప్పుడు ఏదో దాంతో ఉప్మా అది ఇది చేస్తున్నారు, యూట్యూబ్‌లో చూసి. అప్పుడే ఆంటీ చేసి పెట్టేవారు అన్నమాట. కాబట్టి నాకు అప్పుడు చాలా నచ్చేది.
హుహు. అయితే ఆ!
హ్మ్. సో, ఆవిడ ఏం చేసినా కొత్తగా ఉండేది. <smacks lips>
అవునా? అదే అంటే, మొత్తం ఇట్లా ఆ సాబుదానాల్లో ఇలా అన్నీ ఈ వెజిటబుల్స్ యేసి అలా జేస్తుండే, నార్మల్‌గా ఒట్టి సాబుదానా చేయకుండా అంతేనా?
హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. అవునవును. ఇంకా ఆహ్, ఇదేంటి పల్లీలు ఆహ్, ఇంకా కాష్యూ నట్స్ అన్నీ వేసి చేసేవారు చాలా బాగుండేది టేస్ట్.
హ్మ్. హ్మ్. ఆహా! అలానే మన సాంప్రదాయాల్లో చాలా పండుగలు ఉంటాయి కదా! ఇలా సంక్రాంతి గానివ్వండి ఆహ్, దసరా ఆ! వీటికేంటంటే మనం ఇంట్లో చాలా పిండి వంటలు జేసి ఇలా వేరే వాళ్ళకి మన స్నేహితులకి ఇలా పంచుకోవడం జరుగుతది.
హ్మ్. అవునవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును.
అలాంటివెమన్నా మీరు చేస్తారా? అంటే ఇప్పుడు సంక్రాంతికి సేగోడిలు, గారెలు, ఇంకా ఈ నువ్వులుండలు, నువ్వు పట్టీలు అవన్నీ చేసి ఇట్లా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? లేపోతే మీ ఫ్రెండ్సెవరన్నా చేసి మీకు ఇచ్చిండ్రా?
హ్మ్. అవునవును. ఆ! ఆ! అన్ ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ నేను షేర్ చేసుకుంటాము. కొన కొన్ని, కొన్ని కొంతమందికి అంటే ఆహారం షేర్ చేసుకోవడం అంటే ఎప్పుడూ <smacks lips> ఫుడ్ షేర్ చేసుకోవడం లాగానే ఉండదన్నమాట. <smacks lips> ఆహ్, కేర్ మన <smacks lips> ఆప్యాయత అవన్నీ వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు అనిపిస్తది నాకు. ఆహ్, సో, కొంతమందికి స్వీట్ నచ్చుతుంది, కొంతమందికి హాట్ నచ్చుతుంది. <smacks lips> ఇప్పుడు న ఇది వరకు మామ్మగారు చేసేవారు. ఇప్పుడు నేనే చేసి పంపిస్తున్నాను అన్నమాట వాళ్ళకి. వ వాళ్ళ ఇష్టాలు గుర్తుపెట్టుకొని వాల్ కొంతమంది ఫ్రెండ్స్ నాతో ఇప్పటికి ఆహ్, కలిసే ఉన్నారు. కాబట్టి ఆహా!
హ్మ్. అవును. ఆహా! అంటే అదే మనం ఇప్పుడు వాళ్ళకి డబ్బాలలో పెట్టి పంపించేస్తే, వాళ్ళు ఖాళీ డబ్బాలు ఇవ్వకుండా ఏదో ఒకటి పెట్టిస్తారు.
హ్మ్. హ్మ్. మావును.
హ్మ్. అయితే మీ ఫ్రెండ్సు అట్లా రిటర్న్ చేశినదాంట్ల మీకు ఏదంటే ఇష్టం? వాళ్ళు మీకు పంపడంలో, ఏ వంటకాలంటే ఇష్టం? మీ ఫ్రెండ్స్ వాళ్ళు చేశ్నవి. ఆ!
హ్మ్. హ్మ్, హ్మ్. నాకా? ఆ! జిలేబి ఒకటి నా ఫ్రెండ్‌కి పాపం అసలు, ఆమెకి వంట చేయడం రాదన్నమాట కానీ జిలేబీ చేస్తే మాత్రం చాలా బాగా చేస్తుంది. అదొక్క రెసిపీ మాత్రం ఆమెని ఎవరు బీట్ చేయలేరు. <giggles> హ్మ్.
ఓకె. <giggles> అవునా? మళ్ళి ఎప్పుడన్నా అడిగిండ్రా అసలు ఆ రెసిపీ ఏంది? ఆ సీక్రెట్ ఏంది అని?
ఆమె చెప్తది గానీ అంత బాగా నాకు ఎప్పుడు కుదరలేదు. ఆమెక్కుదిరినట్టు. ఆహ్, <smacks lips> ఎంతో శ్రద్ధగా చేస్తుందన్నమాట, ఆ కొలతలు అవన్నీ చెప్తుంది. నేను కరెక్ట్‌గా అంతే కొలత వేసినా, తనయితే అసలు కొలవదు. కొలవకుండా వేసేస్తుంది. నేను కొలిచి అట్లా వేసినా సరే ఆ టేస్ట్ ఎప్పుడు రాదు.
ఓకె. ఆహా! <giggles> ఆ! అయితే మీరు గుడా అన్నారు కదా! మొదట్లో ఇలా ఆ! పొంగల్ అవన్నీ చేసుకుంటానని. ఆ రెసిపీసు మీ ఫ్రెండ్స్‌తో ఎప్పుడన్నా షేర్ చేయడం జరిగిందా?
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఆ! షేర్ చేయడమూ, మా అమ్మగారినడిగి ఇద్దరము కూర్చొని హాస్టల్‌లో ఉన్నప్పుడు ఆహ్, నాకు నా ఫ్రెండ్‌కి ఎప్పుడైనా ఆకలేసిందంటే మా అమ్మకి ఫోన్ చేయడము, ఎలా చేయాలి అని అడగడము. అప్పటికి ఇంకా యూట్యూబ్‌లో ఇన్ని ఆహ్, వీడియోస్ ఏం లేవు. ఆ! ఆ! మా మమ్మీకి ఫోన్ చేసి మళ్ళీ ఏమేమి చేయాలని అన్ని కొనుక్కొని తెచ్చుకోవడము ఇద్దరం కలిసి పోయి షాప్ చేసుకొ ఆహ్, షాపింగ్‌కెళ్లి <sniffs> అన్ని తీసుకొనొచ్చి కలిసి చేసుకుంటుంటే, ఆ మెమోరీస్ ఇప్పటికీ <smacks lips> భలే కొత్తగా అనిపిస్తూ ఉంటయి. ఆ! హ్మ్.
అవునవును. అంటే ఆ టెక్నాలజీ ఉండేదేమోగ, ఆ! <giggles> అదే అంటే అవన్నీ ఇంకా ఇప్పుడిప్పుడు ఇప్పుడు గుర్తొచ్చినా కూడా ఇట్లా నాస్టాల్జిక్ ఫీలింగ్ అని ఏమన్నా కలుగుతదా?
హ్మ్. ఆ! బా, బా అనిపిస్తది. ఆహ్, ఫస్ట్‌లో అట్లా అలా పిచ్చి పిచ్చిగా అయి అసలు అప్పుడు స్టవ్ గుడా ఉండేది గాదు హస్టల్‌లో. ఉత్తి రైస్ కుక్కరే ఉండేది. రైస్ కుక్కర్‌లోనే అన్నీ ఎక్స్‌పరిమెంట్సు చేసేవాళ్ళం. <giggles>
ఆ! <chuckles> ఓకె. అంటే అన్ని ఏశే వాళ్ళ? ఈ కర్రీస్ కూడా చేసుకున్నారా అయితె?
హ్మ్. ఆ! రైస్‌కా ఇంకా అప్పటికి ఇంకా ఇంత టెక్నాలజీ ఉన్న రైస్ కుక్కర్‌లు కూడా వచ్చేవి కాదు. ఉత్తి రైస్ వండే రైస్ కుక్కరే అన్నమాట. అందులోనే ఒకసారి కూర చేసి మళ్ళీ అడిగి, మళ్ళీ అందులో ఇంకోటి చేసి అది మళ్ళి
హ్మ్. ఓకె, ఓకె. మొత్తం ఒక్కొక్కటి అట్లా కడిగి కడిగి అట్లా చేస్తుండే. ఆ! అయితే హాస్టల్ అన్నారు గదా! ఇంకా హాస్టల్ అంటే చాలా మంది అసలు ఇం ఇప్పుడు ఇంటికెళ్ళి వచ్చారంటే స్నాక్స్ ఇట్లా చాలా తెచ్చేస్తారు ఇంకా అందరు పంచుకుంటారు.
ఆ! ఎవ్ హుహు. అవునవును.
పంచుకోకపోయినా వాళ్ళు అడుగుతారు మరి.
హ్మ్. హ్మ్.
హ్మ్. అలా మీరు పంచుకునే వాళ్ళా? ఇంకా వేరే వాళ్ళు కూడా స్నాక్స్ ఇస్తారు కదా! ఇలా పంచుకోవడంతో ఎవరైనా కొత్తగా పరిచయమైయ్యారా?
ఆ! ఆ! నా ఫ్రెండ్స్‌లో కొంతమంది హాస్టల్‌లో నార్త్ వాళ్ళు ఉండేవారు. ఇంకా కేరళ నుంచోచ్చిన వాళ్ళు ఉన్న ఉండేవారు. కేరళ నుంచైయితే ఆ కొబ్బరి నూ కొబ్బరి దాంతో చేసిన <sniffs> ఆ! అ ఆ రొ ఆ రెసిపీసు అవి తిన్నప్పుడు గూడా చాలా టేస్టీ‌గా ఉండేవి. <smacks lips> అరె! ఇది కొబ్బరి నూనెతో చేసారు అనే థాట్ మనకు ఎప్పుడు రాదన్నమాట. అంత బాగుండేవి. ఈ నార్త్ వాళ్ళకి మన కొంతమందికి మనం చేసుకునే అరిసెలు నచ్చుతాయి, ఆహ్, ఇంకా ఆ! బూరెలు.
హ్మ్. అవును. అన్ని కొబ్బరితోనే ఎస్తారు కదా! వాళ్ళు ఇంకా కొబ్బరి నూనెతో‌ని. హుహు. అవును. ఇంకా వాళ్ళకి అప్పాలు కూడా కొంచెం అలవాటు ఉండాయేమో కదా! ఈ చేగోడీలు. ఓకే. వాళ్ళేమన్నా ప్రత్యేకమైన వంటలు ఏమన్నా తెచ్చేవాళ్ళా ఇలా స్నాక్సు?
ఆ! ఆ! అవును. హ్మ్. వాళ్ళు ఇట్లా డోక్లా అట్లాంటివి తెచ్చేవారు. కానీ అది ఇడ్లీ కదా! మనకు అంత ఎల్లదు లోపలికి.
ఓకే. <giggles> అదే, అదే, అదే ఇట్లా బోరింగ్‌గానిపిస్తది ఇంకా.
ఆ! <smacks lips> ఎందుకో మా స మనం సావా సౌత్ సైడ్ ఉండడం వల్లో ఏమో, మనకి నాకు ఎక్కువ సౌత్ సైడ్ వంటలే నచ్చుతాయి తప్ప. రోటీలు అవన్నీ అసలు ఎళ్ళనే ఎళ్ళవు ఎందుకోమరి కొ
హ్మ్. పోహా కూడా ఇష్టం లేదా? ఇలా అటుకులు తాల్పు ఏస్తారు కదా!
ఆ! ఆ! అలాంటివి ఓకే గాని. రోటికి సంబంధించింది ఏదైనా అయితే నేను అసలు తిననే తినను పక్కన పెట్టేస్తాను.
<giggles> ఓకే. ఓకే. ఆ ఇంకా మీరు ఎప్పుడైనా ఇలా స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి తింటారా?
హ్మ్. <smacks lips> ఆ! పిక్నిక్స్ లాంటివి పెట్టుకుంటాము. అప్పుడు అందరమూ, ఇప్పుడు కొత్తగా ఆహ్, అప్పట్లో పిక్నిక్స్ లాంటివుండేవి. ఇప్పుడు అందరం ఒకా సొసైటీ‌లో అందరము ఉ రకరకాల ఫుడ్ టెస్ట్‌లు ఉన్న వాళ్ళందరం ఒక పాట్‌లక్ బ్యా‌చ్‌ లాగా కలక్కా కలిసి ఉంటాం అన‌మాట.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఒక్కొక్కళ్ళు ఇంకా ఇలా చి చేసుకోనీ తెచ్చేసి అందరూ గ‌లిసి తింటారా?
ఆ! ఆ! ఒక మా సొసైటీ‌లో అందరం పాట్‌లక్ బ్యాచ్ ఉందన‌మాట. మేమందరం ఆహ్, కలిసి ఉంటాము. ఒక 10 మెంబర్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 1 మంత్ అన‌మాట. ఈరోజూ నేను నే ఈ మంత్ నేను చేస్తే, నెక్స్ట్ మంత్ ముందే చిట్టీలే‌స్తారు. చిట్టీలు. <giggles> చిట్టీలు ఏ‌స్తే ఎవరి పేరు వస్తే వాళ్ళు నెక్స్ట్ పాట్‌లక్ చేయాలనమాట. వాళ్ళు హ్మ్. అందరికి
హ్మ్. ఆ! ఆహా! ఓకే. ఓకే. ఆహా! ఇట్లా తెలవని వాళ్ళు గూడా పరిచమైనారా మళ్ళీ?
ఆ! చాలా మంది సొసైటీ‌లోకొచ్చిన కొత్తలో, నాకు అసలు ఎవరు తెలీదనమాట. ఇట్లా ఒక ఆమె పరిచయం అయ్యి. ఇట్లా పాట్‌లక్ బ్యాచ్‌లోకి, కిట్టీ బ్యాచ్‌లోకి అట్లా అట్లా పెట్టేసరికి. ఇప్పుడు <giggles> మొత్తం సొసైటీ‌లో అందరికీ
ఓకే. ఓకే. అదే దీంతో కొంత మందాలు గూడా పెరుగుతాయి గదా ఇంకా. హ్మ్. నిజమే మీరు చెప్పింది. చాలా బాగా జెప్పారండి అసలు. ఈ వంటకాలని పంచుకోడం. మీ సాంఘీ‌కత సంబంధాలను ఎలా బలపరిచిందనేది చాలా వివరించి చెప్పారు. ధన్యవాదాలండి.
అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.